మనకి, జీవితంలో ఏమైనా గుర్తుండేవి, ఎక్కువగా మనం, 10 సార్లు గుర్తు చేసుకునేవి మనకివి ఫోటోలు మాత్రమే. <smacks lips> అలాంటి ఫోటోలు, అలాంటి మెమోరీస్ కొన్ని సార్లు మనం ఏమవుతుందంటే, పోస్టులు ద్వారా పెట్టుకుంటూ ఉంటాం. కానీ, కొన్నిసార్లు వాటి మీద ఏదో మన దగ్గర ఉన్న వ్యక్తి దూరంగా వెళ్లడం గాని, ఏదైనా జరిగినప్పుడు వాటిపై కోపం వచ్చి, మనం ఆర్కైవ్ చేయడం గాని, లేదు అంటే అలాంటి పోస్టుల్లాంటివి డిలేట్లు చేయడం గాని, జరుగుతుంది. <smacks lips> అలా, మీరు కూడా మీ పాత పోస్ట్‌ల్ను ఆర్కైవ్ చేయడం గాని, డిలేట్లు చేయడం గాని వీటిపై మీ ప్ర అభిప్రాయం ఏంటంటారు?
అవునండి. సాధారణంగా, ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే అసలు పోస్ట్‌లు ఈ పోస్ట్‌లు ఎక్కడ పోస్ట్ జేస్తున్నాం? సోషల్ మీడియాల పోస్ట్ జేస్తున్నాం. ఈ సోషల్ మీడియా అనేదేంటి అంటే, ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏం జేస్తున్నాను అనేది తెసుకెళ్ళి మనం అందులో పెడుతున్నాం, మన లైఫ్‌నే. ఎంతో, కొంత పెడుతున్నాం మనం. ఆ! ఎంతో కొంత పెడుతున్నాం. అయితే, అక్క పూర్తిగా పెట్టేస్తాను.
అవునండి. నిజంగానండి. అవునవును. ఎంతో కొంత కాదండీ, కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే, <chuckles> అలా కాదు, సోషల్ మీడియాకి బయటికి తేడా ఉండట్లేదు. ప్రతిదీ సోషల్ మీడియా లోనే అయిపోతుంది.
<chuckles> నిజంగా. ఆ! అంటే ఈ మధ్య కాలంలో అలా అయింది. అయితే, నేను జెప్పడం ఏంటంటే ఇక్కడ, ఇప్పుడు ఇప్పుడ్ మనం మాట్లాడేది ఇప్పుడు డిలీట్ చేయాలా, లేకపోతే ఆర్కైవ్ చేయాలా అనే ఉద్దేశ్యం ఏంటంటే, మనం ఎంతో, కొంతైతే అక్కడ షేర్ జేస్తున్నాం. అయితే, కొన్ని ఉంటాయి సెన్సిటివూ ఫోటోస్ ఉంటాయి. కొన్ని ఉంటాయి కదా! <clicks tongue> ఉదాహరణకి, ఇప్పుడు నా విషయంలో జరిగింది జెప్తా వినండి. ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు, సాధారణంగా చిన్న గ్యాదరింగ్స్ కెళ్తుంటాం. ఏదో రిలేటివ్స్‌లో, అక్కడ ఫంక్షన్స్ ఇక్కడికెళ్తుంటాం. తను అంటే, మనకు తెలిసిన చుట్టాలలో హ్మ్.
అవునండి. అవునండి. అవును. చెప్పండి. అవునండి. అంటే, ఫ్రెండ్స్‌తో గాని, లేదు అంటే ఫ్యామిలీస్‌తో గాని ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అంటే, <smacks lips> మన మూడ్ మీద బేస్ అయి మనం అలా వెళ్తుంటాం. అలా అలా వెళ్తూ ఉంటారా మీరు కూడా?
ఆ! అంటే ఆహ్, ఆహ్, అలాంటి గ్యాదరింగ్స్ కొన్ని, అయితే మనం ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కలిసినప్పుడు, ఈ రిలేటివ్స్‌లో ఒక ఆహ్, అబ్బాయే నన్నుడిగాడన్నమాట. ఆహ్, "అన్నయ్య బ్ బ్ భలే బాగుందన్నయ్య నీది బ పబ్‌లో కూర్చున్న ఫోటో అన్నాడు." <chuckles> అయి ఎ ఎ ఎప్పుడు, వీడు వీడు నన్ను పబ్‌లో ఎక్కడ చూసాడు, వీడు ఫోటో ఎక్కడ చూసాడు, నాకొసేపు అర్థం కాలేదు ఫస్టు.
హ్మ్. అవునండి. హ్మ్. ఆహా! <laughs>
అంటే, అప్పుడు తర్వాత జెప్ప, "అరే! ఎక్కడ చూసావురా నన్నంటే," "లేదన్నా నువ్వు పబ్‌లో ఫోటోస్ దిగినావ్ కదా! దాంట్లో ఉన్నాయి కదా, ఎఫ్‌బి‌లో అన్నాడు. ఫేస్‌బుక్‌లో. <chuckles> అక్కడ అర్థమైపోయింది అన్నమాట.
ఓహ్! సరిపేంది. అంటే, మీరే పోస్ట్ చేసుకున్నారు మాట అయితే.
అ! అంటే దాంట్లో సాధారణంగా జస్ట్ అక్కడ ఎల్ ఎలా ఎళ్ళిపోయిందంటే, సాధారణంగా కూర్చొనంటే మనం ఇప్పుడు డ్రింకింగ్ పార్టీస్ ఉంటాయి గదా! గ్యాదరింగ్స్‌లో జరిగినప్పుడు. సాధారణంగా నేను డ్రింక్ అది కనపడకుండా అయితే నేను ఫోటోస్ తీశాము. ఆ ఫోటోస్ మాత్రమే పోస్ట్ చేశాను. కానీ నిజంగా అంటే ఆ బ్యాక్ డ్రాప్ ఐతే అది ఎలాంటి మంచి ఎలాంటి పబ్ అంటే, మంచి ఫేమస్ పబ్బే అనమాట. అందరికీ తెలిసినటువంటి పబ్. ఆహ్, మనం ఒకసారి లోపలికెళ్ళగానే మొత్తం చాలా కంప్లీట్ సౌండ్ రూఫ్ ఉంటదనమాట. అంటే లోపల సౌండ్ బయటికి రాదు. బయట సౌండ్ లోపలికి రాదు.
అవునండి, అవును. అవునండి. అయ్యో! అవునండి. ఓకే. అంటే చాలా ప్రైవేట్‌గా ఉంటుంది. వాడికి బయటికి లౌడ్‌గా సౌండ్ రావడం అలాంటివి ఏముండవు మాట అయితే.
అలా ఉంటది. ప్రైవేట్‌గా ఉంటుంది. ఆ! ఉండవు అసలు. అది గూడా మళ్ళీ డీజే నడుస్తూ ఉంటది. అయితే అది యాహ్! చాలా వరకు ఫేమసు పబ్ కాబట్టి హైదరాబాద్‌లో, అది ఎందుకొ ఒక్కసారి నే వెళ్ళాను. నేను రెగ్యులర్‌గా నాకు గూడా ఎల్లే ఎళ్ళే అలవాటు లేదు. ఫ్రెండ్ నొకసారి బలవంతంగా "అరే వెళ్దాంపా. చూద్దాంపా" అంటే వెళ్ళామనమాట. అయితే ఆ ఫోటోస్ దిగిన తర్వాత ఆ ఫోటోస్ ఏమైందంటే, ఆహ్, షేర్ చేసాడు తను నాకు. నన్ను ట్యాగ్ చేసి. <chuckles>
బ్బా! అంతేనండి. ఇప్పుడు హ్మ్. అయ్యో! అంటే మీరే పోస్ట్ పెట్టడం కాదది.
ఆ! నేను పోస్ట్ పెట్టడం కాదిది ఫోటోసు.
అయ్యో! అర్థమైందండి. ఛా!
అయ్ ఇలా తను నాకు ట్యాగ్ చేయడం. లేతే మనకొక్కసారి ఏంటి ఇప్పుడు ట్యాగ్ చేసినప్పుడు అందరికీ ఎళ్తుంది గదా! మీకు తెలిసే ఉంటుంది. మన ఫ్రెండ్‌లిస్ట్‌లో ఎవరెవరుకున్నారో వాళ్ళందరికి గూడా లేదా వాళ్ళు మన టైమ్‌లైన్ అనేది మన ప్రొఫైల్ చెక్ చేస్తున్నప్పుడు ఎవరెవరు మనల్ని ట్యాగ్ చేసారు? మన పోస్ట్‌లు ఏంటి కనిపిస్తాయి. ఇప్పుడు అంటే ఎక్కడో మనం హ్మ్.
అవునండి. ఖచ్చితంగా. అవునండి. ఇప్పుడు మీరు ఆహ్, చూసుకున్నట్టయితే కొన్ని సార్లు మనకి సజెషన్స్ కూడా వొస్తాయి. <smacks lips> అంటే ఈ ఫ్రెండ్ ఉన్నారు. ఈ ఫ్రెండ్ మనం ఏం చేస్తాం తెలిసిన వాళ్ళు అంటే, <smacks lips> మన అన్నయ్య ఫ్రెండో తమ్ముడు ఫ్రెండో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళే కదా! అని ఆళ్ల ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఇలాంటివన్నీ కళాఖండాలు బయట పడుతూ ఉంటయి.
ఆ! నిజంగా. అంటే, ఇప్పుడు మనం ఏది జెసినా గాని, కొంచెం ఎవరినో ఒకల్ని మనం ట్యాగ్ చేయడము, ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం చేస్తుంటాం కదా! అలా తను నాకు షేర్ చేశాడు. అదీ రిలేటివ్స్‌ల అబ్బాయి చూసాడన్నమాట. అసలు చూడండి, <chuckles> ఎక్కడ ఎలా వెళ్ళిపోయింది. అంటే త అది వెళ్ళిపోయిన తర్వాత, తను అడిగాడన్నమాట. "అన్నయ్య చాలా బావుందన్నయ్య అది పబ్ కెళ్ళాము" అంటాడు. <chuckles> అరేయ్! నువ్వు ఎప్పుడు చూసావు, అంటే ఇది ఇలా ఉంటుంది. అంద అందుకే చాలా వరకేంటంటే, ఈ మనకి ఈ పబ్లిక్ షేరింగ్ అనేది ఉంటుంది కదా! ఈ ఫోటోస్ గానివ్వండి, ఇవన్నీ కూడా సాధారణంగా ఆహ్, ఉంటే ఆర్కైవ్ గాని, అది చెప్పినట్టుగా ఆర్కైవ్ అంటే లేదా, హైడ్ చేయడము, లేదా మన క్లోజు వాళ్ళకి మాత్రమే షేర్ జెయడం, లాంటివి మనం కొన్ని స్టెప్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే, ఇప్పుడు నేను ఒకర్ నేను ఒక పర్సన్ ట్యాగ్ చేస్తున్నా, షేర్ చేస్తున్నా అంటే, అది కొంచెం వాళ్ళ వరకే ఉండాలి అది. కంప్లీట్ పబ్లిక్ ఉండకుండా. ఇప్పుడు లేకుంటే, ఉదాహరణకి ఆహ్, నేను సేవ్ చేసుకున్నటువంటి ఫోటోస్ ఉంటాయి. ఫేస్‌బుక్‌లో గానీ, ఆహ్, సం ఇన్‌స్టా‌లో గానీ, ఎక్కడైనా గానీ అద్ దాన్ని ప్రైవేట్‌లో పెట్టడము, లేపోతే, ఈ నేను ఫ్ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటోస్ గూడా, ఓన్లీ విజిబుల్ టు నా క్లోజ్ కాంటాక్ట్స్ అలాంటి వాళ్ళకి పెట్టడము, కొన్ని స్టెప్స్ తీసుకోవాలి.
అయ్యో! అవునండి. అవునండి. అవునండి. నిజంగానండి. నిజంగానండి బాబు. ఏంటంటే మీరు బా ఈ మధ్య కాలంలో బా చూసినట్టుంటే కొంతమంది ఇప్పుడు కొన్ని కొన్ని ఇపుడు పోస్ట్‌లుంటున్నాయండి. <smacks lips> అంటే అవి ఫోటోలనే కాదు ఏదైనా కూడా అది అంటే మీ బ్యాచ్‌లో ఎవరు ఎక్కువ మందు తాగగలరు, <smacks lips> ఎవరు ఎక్కువ అమ్మాయిలతో తిరగలరు. ఇలాంటి పోస్ట్‌లేవైనా వస్తున్నా కూడా ఆళ్ళు ఖచ్చితంగా మనల్ని ట్యాగ్ చేయడం గాని మన ఫ్రెండ్స్‌కి గాని ట్యాగ్ చేయడం గాని జరుగుతుంది. <smacks lips> ఇక్కడ చూసే విధానం ఎలా ఉంటుందంటే ఓకే. మనకు కనిపించడానికి తిను ఇలా కనిపిస్తున్నాడు గానీ ఓకే. ఇలాంటివన్నీ చేస్తాడనమాట. అను ఆళ్ళూ ఫీల్ అవుతున్నారు. <smacks lips> వీళ్ళు సరదాగా చేసినా కూడా కుటుంబాల్లో చాలా ప్రాబ్లమ్ అవుతున్నాయి కదండీ!
ఆ! ఆ! ఆ! నిజంగా. నిజంగా అంటే ఇప్పుడు అక్కడ అని గాదు. ఒక పర్సన్‌ని ఉ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణ మీరు మంచి మాట అన్నారు. ఇప్పుడు ఒక మ్యారేజ్ వచ్చిందనుకోండి, ఎవరికైనా ఒక, ఒక మ్యారేజ్ మ్యాచ్ వచ్చింది అమ్మాయికి. అబ్బాయి, అబ్బాయి గురించి తెలుసుకోవాలంటే ముందుగా వెతికేది ఏం వెతుకుతున్నారంటే <chuckles> ఈ రోజులల్లో తన ఫేస్‌బుక్ అకౌంటో లేదా తన ఇన్స్టా అకౌంటో ఆ! నిజంగా ఆ! చెక్ జేస్తున్నారు. అంటే అందులోకెళ్లి గూడా వీళ్ళెలా చెక్ జేస్తున్నారంటే తను ఎటువంటి పో‌స్ట్‌లు షేర్ చేస్తున్నాడు. తను ఎటువంటి తన అంటే తన మైండ్ సెట్ ఎలా ఉంది. తను నిజంగా ఓపెన్ మైండెడ్‌గా ఉన్నాడా? అంటే తన ఫోటోస్ ఎలా ఉన్నాయి? ఫ్రెండ్స్‌తో ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా అసలు ఒక పర్సన్‌ని అంటే వీళ్ళు జడ్జ్ చేయడానికి సోషల్ మీడియాని యూజ్ జేస్తున్నారు.
అవునండి. <laughs> అంటే ఈ సోషల్ మీడియా అకౌంట్లు అంటారు. అవును. నిజంగానండి. ఆ! నిజమేండి.
అది ఆహ్, ఎంత <laughs> ఎలా మారిపోయింది చూడండి. అంటే ఉదాహరణకి ఒక ఆ ఆ దాంట్లో ఏదన్నా తనకి తప్పు కనిపిచ్చింది అనుకోండి. అక్కడ మొదలవుతుంది ప్రాబ్లమ్. అంటే ఒ కొంతమంది మల్టిపుల్ ఆ! అంటే మల్టిపుల్ అక్కౌంట్స్ వాడుతుంటారు కొంతమంది. అది ఇంకా నెగెటివ్‌గా వెళ్ళిపోతుందన్నమాట. ఉదాహరణకు ఒక నాకే ఒక 2 అకౌంట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మ్యాచ్ వచ్చిన అమ్మాయి చూస్తే ఏం తనకి మల్టిపుల్ అకౌంట్స్ ఎందుకు ఉన్నాయి? తను ఏంటి? తను ఏదో చేస్తున్నాడు సంథింగ్ అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్. ఇలా ఇలా కూడా ఉంటాయన్నమాట. అంటే సోషల్ మీడియాని ఇలా కూడా ఇప్పుడు ఇలా వాడుతున్నారు. ఒక పర్సన్‌ని జడ్జ్ జేయడానికి అందుకే
అక్కడి నుంచి అది ఇంక ఎక్కడికో వెళ్ళిపోతుంది కదండీ. అవునండి. అవును. నిజంగా. అవునండి. ఎలా అయినా వాటిని వాడొచ్చు మంచిగా గాని, చెడ్డగా గాని కానీ ఇలా కూడా వాడుతున్నారు అన్నమాట అందరూ.
ఆ! అయితే ఇలు అందుకే ఏంటంటే ఇప్పుడు మనం ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉండొచ్చు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఉండొచ్చు. కొన్ని ఆ టైంలో మనం ఉన్నటువంటి సిట్యుయేషన్ ప్రకారం మనకు షేర్ జేయాలనిపించి మనం షేర్ జేశాం. కానీ తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి నాట్ రిక్వైర్డ్ లేదా ఇప్పుడు జూస్తే మనకు కొంచెం ఎంబారసింగ్‌గా ఉండచ్చు. అరె! నేనా? నేను ఇవి షేర్ జేశానా? ఈ ఉదాహరణకి ఇప్పుడు న ఆ! నిజంగా అలా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ ఏజ్‌లో మనకి ఆహ్, లేనటువంటి ఆ టైంలో ఆహ్, మంచి మెచ్యూరిటీ లేని ఆ టైంలో నేను ఏదో ఒక హీరో గురించి పోస్ట్ జేస్తూ కంటిన్యూయస్‌గా పోస్ట్ జేస్తూ వెళ్ళిపోయాననుకోండి. ఇప్పుడు ఒక టైమ్ వచ్చేసరికి ఐయమ్ మెచ్యూర్డ్ నౌ బావున్నాను. నాకది ఇప్పుడు జూస్తే కొంచెం ఎంబారసింగ్‌గా ఫీల్ అనిపిస్తూ ఉంటది. అవునా! నేను ఇన్నిగనం పోస్ట్‌లు చేశానా? నేను ఈ అంటే ఈ టాపిక్ మీద ఇంతగనం చేసానా? అని చెప్పేసి మన వాల్ మనం చెక్ చేసుకున్నప్పుడు అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ అలాంటి సమయాల్లో కొన్ని కొన్ని సార్లు ఖచ్చితంగా పాత పోస్ట్‌లు డిలీట్ చేయాల్సి ఉంటది. కొన్ని. కొన్నీ ఇలాం
అవునండి. అవును. అవునండి. <laughs> అవునండి. హ్మ్. అవునండి. నిజంగా. ఓహ్! అలాంటి సమయంలో డిలీట్ చేయాలి అంటారయితే.
ఖచ్చితంగా డిలీట్ చేయాలి. ఎందుకంటే ఏమవుతదంటే నీకు నీకే ఫస్ట్ ఎంబ్రాసింగ్‌గా ఫీల్ అవుతుంది. <laughs> అది చూసినప్పుడు అవునా! నేన్ నేనేనా ఇలాంటి షేర్ చేశాను? అని అనిపిస్తూ ఉంటది. లేదా ఉదాహరణకి చెప్పాలంటే అసలు ఈ మనకి ఇప్పుడు ఒక నాకి ఒకప్పుడు బాగా నమ్మకం ఉండే అనుకోండి. ఒకా జ్యోతిష్యం మీద గాని, ఒక వాస్తు మీద గాని బాగా నమ్మకం ఉండే అనుకుంటే, అప్పుడు బాగా షేర్ చేశామని అనుకుందాం పబ్లిక్ షేరింగ్. లేదా ఒక ఫోటో ఇప్పుడు <chuckles> ఎక్కువగా ఫార్వర్డ్ అయ్యే ఫోటో ఉంటది. మీరు ఇది దీన్ని తప్పకుండా ఒక 10 మందికి <chuckles> షేర్ చేయండి. లేకపోతే మీకు అశుభం జరుగుతది అని జెప్పేసి. అయితే
అవునండి. అవునండి నిజంగా. హ్మ్. అవును. అవును ఇది 10 మందికి షేర్ చేయండి. ఏండి ఇవి చాలా ఎక్కువైపోయాయండి బాబు! ప్రతి ఒక్కటి ఏంటి మనం గ్రూప్‌చాట్‌ల్లో అన్నిట్లో కూడా ఇవే.
అలా ఎక్కువ అయిపో అం ఇవే వస్తుంటాయి. అయితే అప్పుడు, అప్పుడు మనకు తెలియక మనం ఎదో సరే! అది నిజంగా ఏమో జరిగిపోతుందేమో అని జెప్పి భయపడేసి మనం షేర్ జేస్తూ ఉంటాం గదా! అయితే ఇప్పుడు మనకొక మనం ఒక మంచి, నీకు ఒక మంచి మెచ్యూరిటీ వచ్చినప్పుడు, అవి చూషినప్పుడు ఆహ్, నెనేనా అవి షేర్ జేసింది? అని అనిపిస్తూ ఉంటది. <laughs> అరే! ఆ! అంటే ఆ టైంలో ఉన్నటువంటి మన మూడ్ మనకి ఇప్పుడు లేదు. ఆ టైంలో ఉన్నటువంటి నీ మైండ్ సెట్ ఇప్పుడు లేదు. సో, అలాంటి పాత పోస్ట్‌లు అలాంటివి మాత్రం ఖచ్చితంగా డిలీట్ చేయాల్సి ఉంటది. కొన్ని ఇప్పుడు ఆర్‌కె విషయంలోకి వస్తే కంపల్సరీ నువ్వు ఒక పాత అంటే, ఒక మహ్ మ్యారేజ్ బిఫోర్ ఇలాంటివి చేసిన వాటిని కూడా కొన్ని నువ్వు దాచుకోవాల్సి ఉంటది. కొన్ని ప్రైవసీ ఫోటోస్ గూడా నువ్వు చాలా వరకు వాటిని ఆహ్, స్ హైడ్ చేయాల్సి ఉంటది. పబ్లిక్‌లో పెట్టకుండా ఉండాల్సి ఉంటది. ఎందుకంటే ఇది సోషల్ మీడియా అంటేనే చాలా ప్రైవేట్ ప్లాట్ ‌ఫార్మ్ గదా!
అవునండి. <laughs> నిజంగా. అవునండి. అవునండి. నిజంగా. అవునండి. మనం అవునండి. కొన్ని, కొన్ని మనం ఉంటుందండి. అంటే మనకి ప్రొఫెషనల్‌గా ఇప్పుడు ట్విట్టర్ గాని, లేపోతే లింక్డ్‌ఇన్ గానీ <smacks lips> ఇలాంటి వాటిల్లో కూడా కొన్ని, కొన్ని పాత పోస్ట్‌లు లాంటివి పెడుతూ ఉంటాం. అంటే, మనం ఇప్పుడు అప్‌డేట్ అవ్వడాలు లేదంటే కొత్త, కొత్త జాబులకి వెళ్ళడం ఇలా మారుతూ ఉంటాయి. వాటికి సంబంధించి మనం ఏమేం చేయాలంటారు? అలాంటి విషయాల్లో.
ఆ! మారుతుంటాయి. అయితే ఏంటంటే, ఇప్పుడూ లింక్డ్ఇన్ గానీ, ఇలాంటి ప్రొఫైల్స్ ఉంటాయి కదా! ఆ ప్రొఫైల్స్‌లో మనం అప్డేట్ చేసే, ప్రతి ఒక్క విషయం కూడా ఒక 10 ఇయర్స్ తర్వాత కూడా మనం చూసుకోవచ్చు. అది ఉంటుంది కదా! సాధారణంగా అలాంటి ఆప్షన్ ఉంటుంది కదా! సో, ఇలాంటి ప్రొఫెషనల్ వాటి దగ్గర మాత్రం, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే, ఉదాహరణకి ఇప్పుడు నా రెజ్యూమ్‌లో ఆహ్, మీకోక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా రెజ్యూమ్‌లో నేను ఒక దాన్ని లేపేశాను. నేను ఒక కంపెనీ ఎక్స్పీరియన్స్ లేపేశాను నేను. ఎందుకంటే, నాకు నచ్చలేదు ఆ కంపెనీ. ఒక కంపెనీ న్ ఒక 6 మంత్స్ వరకే వర్క్ చేశాను. లేదా నాకా కంపెనీ‌తో ఒక బ మంచి ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ దాంట్లో నుంచి నాకొచ్చిర్ బయటకి వచ్చేటప్పుడు నాకోక పే స్లిప్సు, నాకోక రిలీవింగ్ లెటర్, ప్రోపర్‌గా నేను రిలీవ్ తీసుకోకుండా బయటికొచ్చాను. కానీ మనం దాన్ని అప్డేట్ చేయడం మాత్రం మర్చిపోతాం. ఎక్కడా? లింక్డ్ ఇన్‌లో గాని, మన ఒ ఏది? మన సోషల్ న్ ప్రొఫైల్‌లో. ఏహ్!
అవునండి. అవునండి. నిజంగా. అవునండి. చెప్పండి. అయ్యో! ఓకె. అవును. ఏంటంటే, మనం ఆ సమయానికి కొంచెం కోపంలా వచ్చి, దీంనెందుకు మనం చేయ్యాలి? అన్నట్టు కొన్ని సార్లు పెట్టకుండా వెళ్ళిపోతాం.
పెట్టకుండా వెళ్ళిపోతాం. ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం కూడా! మనం ఎప్పుడైతే, కానీ రెజ్యూమ్‌లో అప్డేట్ చేస్తాం కదా! ఉదాహరణ, నేను వెళ్ళాను. ఇంటర్వ్యూలకి వెళ్ళాను అనుకున్నా. తర్వాత నా బ్యాక్గ్రౌండు చెక్ కానివ్వండి. అలాంటివి జరిగినప్పుడు, ఆహ్, ఇక్కడ రెజ్యూమ్‌లో మెన్షన్ చేసిన కంపెనీ నీ లింక్డ్ఇన్‌లో ఉండదు. అక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీల పేర్లు రెజ్యూమ్‌లో ఉండవు. ఇలాంటివి కూడా, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒక మంచి ఎమ్‌ఎన్‌సి‌లో జాబ్ రావాల్సిన టైమ్‌లో ఇలాంటి బివి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిన టైమ్‌లో ఖచ్చితంగా! కూడా నీకూ ఆ జాబ్ అనేది రాకుండా పోతది. సో, ఇలాంటివి చాలా కేర్‌ఫుల్‌గా డిలీట్ చేయాలి. అప్ అలాంటి పోస్ట్ గాని ఇలాంటి వాటిల్లో అంటే, ప్రొఫెషనల్ సంబంధించి, మన కెరియర్ సంబంధించినవి డిలీట్ చేయాల్సింది, కంపల్సరీ డిలీట్ చేయాల్సినయి. అలా ఉండాల్సినవి, మాత్రం ఉండాలి. అంటే, కొన్ని మెమరీస్ పరంగా. ఓవ్ కొన్నీ, ఇపన్ నేను ఎప్ నేను ఎప్పటికి రిగ్రెట్ అయ్యేటెంటంటే, ఆహ్, ఒక ఆర్కుట్ అనే ఒక ప్లాట్ఫార్మ్ ఉండే, ఒకప్పుడు. చాలా వరకు అందరికి తెలిసిన ప్లాట్ఫామ్ అందులో కొన్ని ఫోటోసు బ్యాకప్ తీసుకోకపోవడం, చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతుంటా, నేను ఇప్పటికి కూడా.
అవును. అవునండి. హ్మ్. అవునండి. నిజంగానండి. అవును. మనం కొన్ని సార్ అవును. అవునండి. అవును. అవునండి. అయ్యో!
ఎందుకంటే, అది ఆహ్, షట్‌డౌన్ అయ్యేటప్పుడు అందరికి ఆప్షన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్, అందరు కూడా బ్యాకప్ తీసుకోండి, అని చెప్పేసి. అది నేను వేరే పనులలో బిజీగా ఉండి, బ్యాకప్ తీసుకోకపోవడం, చాలా మంచి మంచి ఫోటోస్ అన్ని కూడా
అంటే, మీరు వేర పనులు ఉండడం వల్ల, ఇది మీరు చేయలేకపోయారు. కానీ, తర్వాత చాలా బాధ అనిపించిందాండి, ఇంకా అది?
ఆ! ఎందుకంటే దాదాపు కాలేజ్, అన్ని ఫోటోస్ కూడా అందులోనే ఉండడం. అవి నేను ఇప్పుడు మిస్ అయిపోయానన్నమాట. పూర్తిగా ఎటువంటి యాక్సెస్ లేదు. ఆహ్, చాలా వరకు అవి
నిజంగానండి. అలాంటి విషయాల్లో చాలా బాధ అనిపిస్తాయి.
ఆ! నిజంగా. ఎందుకంటే, అందులో అప్పుడు చ మంచి, మంచి మెమరీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్‌తోటి, బయటికి వెళ్ళిన ట్రిప్స్ కానివ్వండి, అటువంటి ఫోటోసు, ఏదో <chuckles> మాల్‌కి వెళ్ళినటువంటి ఫోలోస్ ఫోటోసు, మూవీకి వెళ్ళినప్పుడు దిగిన ఫోటోసు, బయట ఎక్కడో ట్రిప్‌ల కన్ని, ఆహ్, రకరకాల ఫోటోస్ అన్నీ కూడా ఉంటాయి. అదే హోటల్‌లో మనం, రెస్టారెంట్‌లో ఫ్రెండ్స్‌తో ఒక లంచ్ చేస్తున్నప్పుడు దిగిన ఫోటోస్, అన్నీ. అంటే, ఒక ఇప్పుడు ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ నేను చూసుకోవాలనుకున్న ఫోటోసు, నా దగ్గర లేకుండా పోయాయి.
అవునండీ. అవును. నిజంగా. అలా కాదండి, ఇప్పుడు చాలామంది <smacks lips> అంటే, మన పాత ఫోటోలు, అవి ఉంటాయి కదండీ! పాత పోస్ట్‌లవి. అవి కొంచెం సెన్సిటివ్ సమాచారాలాంటివి ఉంటాయి. అంటే, మన పే అంటే పెళ్లిళ్లు గాని, లేకపోతే రాజకీయాలు గాని, ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి. మరి వాటి మీద, ఎలా మనం ప్రభావం చూపించాలంటారు?
ఆ! అవును. ఖచ్చితంగా ఇప్పుడు, ఈ సోషల్ మీడియాలో ఏంటంటే, ఒక్కోసారి మనం ఏదైనా పోస్ట్ చేసేస్తం. ఇప్పుడు పోస్ట్ చేసిన తర్వాత, ఇది ఎలా ఉంటుందంటే ప్లాట్ఫార్మ్ ఆహ్, అది వితిన్ సెకండ్స్‌లలో రీచ్ వెళ్ళిపోతూ ఉంటది. ఆహ్, ఈ ట్విట్టర్ కానివ్వండి, ఇప్పుడు ట్విట్టర్‌లో ఒక ఫేమస్ సెలబ్రిటీ గురించి నేను ఏదో తిట్టాను, ఏదో సంథింగ్ ఏదో పోస్ట్ చేశాను అనుకోండి. అది వెళ్ళాల్సిన దానికంటే, రాపిడ్ ఫైర్‌లో, స్పీడ్‌లో అందరికి వెళ్ళిపోతది. అంటే జరగాల్సిన నష్టం జరిగిపోతది. నువ్వు దాని తర్వాత డిలీట్ చేసినా గాని, ఆ సమాచారం ఆల్రెడీ పూర్తిగా అందరికి చేరిపోయింది. దాన్ని నువ్వు తర్వాత డిలీట్ చేసిన ఎటువంటి ప్రయోజనం ఉండదు.
అవునండి, నిజంగా. <laughs> అవునండి. నిజంగా, జరుగుతున్నాయండి. అవును. ఓహ్! నిజం అండి.
అంటే, ఉదాహరణకి పోయో అలా పోయినసారి ఎవరినో తిట్టినప్పుడు, ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చారు. నేను తీసేద్దాం అని అననుకునేలోపలా ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయి <chuckles> ఉంటది. అలా ఉంటుందన్నమాట.
కే అందుకని చాలా పెట్టడం విషయంలోనే, చాలా జాగ్రత్తగా పెట్టాలంటారు అంతేనా?
జాగ్రత్తలు తీసుకోవాలి. డిలీట్ చేసినా పూర్తిగా పోవు. <chuckles>
అవునండి. నిజంగానండి బాబు. ఏంటంటే, మనం అనుకుంటాం కానీ కొన్ని, కొన్ని సార్లు <smacks lips> మన చేతుల్లో కూడా ఉండవు. అలా జరిగిపోతూ ఉంటాయి.
ఆ! అవును.
నిజంగానండి. ఏంటంటే, మనం కొన్ని, కొన్ని పాత ఫోటోలు పెట్టేయడం, పెట్టేస్తాం కానీ, అవి ఎలా డిలేట్ చేయాలి? ఎందుకు డిలేట్ చేయాలి? కొన్ని, కొన్ని మన ఫోటోలు మనకు కావాల్సినవి కొన్ని, కొన్ని పోస్టులు లాంటివి ఎలా ఆర్కైవ్ చేయాలన్న విషయం మాత్రం, చాలా బాగా చెప్పారండి. మీతో మాట్లాడడం, నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదములండి.
ధన్యవాదాలు.